అయితే మన భారతదేశంలో ఆహ్, సినిమాలకు సంబంధించి చాలా ఆహ్, సినిమా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ విపరీతమైనటువంటి క్రేజ్ టాలీవుడ్ ము మూవీస్‌కి. ముఖ్యంగా నార్త్ ఇండియా‌లో చూస్తే విపరీతంగా మన టాలీవుడ్ మూవీస్ చాలా విపరీతంగా జనాలకి నచ్చేస్తున్నాయి. అయితే ఏంటి? ఎందుకిక్కడ బాలీవుడ్, టాలీవుడ్ ఎందుకు అంత జనాలకి నచ్చుతుంది? ఈ పాపులర్ కల్చర్ అంటే కల్చర్ పరంగానా లేకపోతే ఈ స్టోరీస్ పరంగానా? ఎందుకు ఇంత మధ్యల తేడా కూడా ఏంటి?
హుహు. అవును. వాస్తవం. అవును. 100% పర్సెంట్, 100% పర్సెంట్. అంటే... అంటే ఇక్కడ నువ్వు చూడాల్సిందొకటి. ఏంటి అనంటే టాలీవుడ్‌లో ఉన్న సినిమాలు క్వాలిటీ అంటే దాని నేచర్‌కి తగ్గట్టుగా మన భాషకి సంబంధించి మన భాషలోనే తీస్తున్నాం. మనం బాలీవుడ్ వాళ్ళ కోసం తీయట్లేదు సినిమా‌ని.
అవును. అవును. తియ్యట్లేదు. మన అంటే మన నేటివిటీ ఉంటుందంటున్నారు.
ఆ! ప్యాన్ ఇండియా కంటే ముందలే యూట్యూబ్‌లో ఒకటి ఉందన్నమాట. అంటే యూట్యూబ్‌లో మన సినిమాలు యాక్షన్ సినిమాలన్నిటికి కూడాను ఆహ్, అక్కడ 100స్, 1,00,00,00,000స్ వ్యూస్ కూడా ఉన్నాయన్నమాట. 'సరైనోడు' సినిమా ఉంది. హ్మ్.
అవును. అవును. ఓహ్! అట్లాంటే ఒక మూవీ చెప్తారా? నాకేదైనా మీకు దు నాకు
'సరైనోడు, సరైనోడు' సినిమా ఉంది. 'వినయ విధేయ రామ.' ఆ! ఇట్లాగా అంటే హ్మ్. అల్లు అర్జున్‌ది 'సరైనోడు.' ఆ సినిమా అన్నమాట. అయితే ఆ సినిమాకి నీకు 1,00,00,00,000 వ్యూస్ ఉన్నాయి హిందీ‌లో.
'సరైనోడు.' ఓహ్! 'అల్లు అర్జున్‌ది.' ఓకే. ఆ! అబ్బబ్బబ్బబ్బబ్బా! నిజంగా ఆ! అవునా! అయితే ఆ! చెప్పండి.
అదీ సంగతి. వాళ్ళు హ్మ్. వాళ్ళు ఒకసారి వీడియో తీసేసినా గానీ, వీడియో తీసేసి మళ్ళా అప్‌లోడ్ జేశారు.
తీసేసి మళ్ళా ఎందుకట్లా?
మల్లా అప్‌లోడ్ చె ఏమో తెలీదు. మరెదో టెక్నికల్ గ్లిచ్ ఒచ్చుంటదో మనకు తెలీదు గానది. అయితే అది తీసేసి మల్లా అప్‌లోడ్ చేసిన గానీ అదొక 200,000,000 కొట్టింది తర్వాత.
ఆ! అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎందుకంత విపరీతంగా అంటే ఎందుకు ఈ కల్చరల్ డిఫరెన్స్‌దే
ఎందుకు అని చెప్పేసనంటే మన యాక్షన్ సీక్వెన్సె‌స్ కానీ మన డైరెక్టర్ థాట్‌ ప్రాసెస్ కానీ అవన్నీ కూడాను చాలా బాగుంటదనమాట మొత్తమంతా. ఒక హీరో‌ని బాలీవుడ్‌లో ఉంటది. బాలీవుడ్‌లో ఎలా ఉంటది ఇప్పుడు నువ్వు చూడు ఇంతకు ముందుల 'ధూమ్; సినిమా గానీ, 'క్రిష్' గానీ ఇవన్నీ కూడాను మన దగ్గర హిట్టయినియి మొత్తమంతా.
ఆ! అవును. ఆ! అంటే అక్కడుండవా? బాలీవుడ్‌లో ఉండవా? ఆ! ఆ! చాలా హిట్టయ్యాయి. నిజం, వాస్తవమే. అవును.
హ్మ్. వాటిల్లో ప్రాంతీయత అనేదేం లేదు.
ఆ! కరెక్టే. కరెక్టే. నిజంగా మంచిగా జెప్పారు. ప్రాంతీయత మనకు బాలీవుడ్ కల్చర్‌లో ప్రాంతీయత కనపడదు. కానీ మన టాలీవుడ్‌లో బాగా ప్రాంతీయత నేచర్ అంటే నేచురల్‌గా అనిపిస్తుంది. కరెక్ట్ జెప్పారు మీరు. అవును.
ఆ! కదా! టాలీవుడ్‌లో ప్రాంతీయతనేదుంటదనమాట. హ్మ్. అవును. అయితే ఇప్పుడు ప్రాంతీయత సినిమాలు అని చెప్పేసనంటే 'రంగస్థలం' తీసుకో, 'పుష్ప; తీసుకో ఇయన్నీ కూడాను ఆహ్, ఎలా అంటే ఒకా రెడ్ శాండెలనేది మన దగ్గరుంది. ఆ రెడ్ శాండెల్‌ది ఎలా జరిగింది? అనేది మొత్తం చూయించారు దాంట్లో 'పుష్ప' సినిమాలో.
అవును. అవును. అవునవును. ఆ! 'పుష్ప' సినిమాలో. అవునవునవును.
'రంగస్థలం' చూసుకుంటే ఒక ఊరిలో, ఒక పల్లెటూరు దాంట్లో ఒక ప్రెసిడెంట్, ఒక రాజకీయ పార్టీ, అన్న, తమ్ముల్లు ఒక ఫ్యామిలీ అంతే. దాని గురించింకేం లేదు.
అవును. అవును. ఆ! అవునవును. అయితే ఈ రంగస్థలం గూడా బాలీవుడ్‌లో హిట్టయిందా?
బాలీవుడ్‌లో హిట్ అవ్వలేదు. అది బాలీవుడ్‌లో రిలీజ్ చేయలేదా సినిమా. ఆ రి సినిమా గనుక రిలీజ్ చేసుంటే చాలా నచ్చేది వాళ్ళందరికి కూడాను. హ్మ్.
ఓహ్! రైట్. రైట్. చాలా నచ్చేది. అంటే ఇక్కడ మీరన్నట్టు ఇక్కడ కామన్ పీపుల్‌కి, అక్కడ నార్త్ సైడ్ విపరీతంగా కనెక్టవుతుంది మన కల్చర్.
అంతేగా మరి! అంతేగా. వాళ్ళకి కావాల్సిదేం‌టి? వాళ్ళకి కావాల్సిదేం‌టి? ఇదివరకేం కావాలి? వాళ్ళ ఎల్లా గూడను స్పెషలిస్ట్ ఏంటంటే, బాలీవుడ్‌లో, లవ్ స్టోరీస్ చాలా వరకు బా తీసేవోళ్ళాళ్ళు.
సో, అంటే ఏ రకంగా కల్చర్? అవును. అవును. లవ్ స్టోరీస్. అవును, నిజంగా. మనము పాత సినిమా ఒక ఉదాహరణ చెప్తారా, పాత బాగా ఫేమస్ ఈ బాలీవుడ్‌లో?
హ్మ్. ఆహ్, ల 'లవ్ ఆజ్ కల్' ఇట్లాగా నాకు హిందీ పేర్లు తెలీదు గాని హ్మ్. చాలా ఉన్నాయి అయన్నీ కూడాను. ఆ! అవన్నీ కూడాను తెలుగులో డబ్బింగ్ అయినాయి కొన్ని కొన్ని. ప్రేమ్స్ 'ప్రేమ్‌లీలనో' ఏదో ఉంటది సినిమా పేరు.
'లవ్ ఆజ్ కల్' ఒకటి. ఈ 'షారుఖ్ ఖాన్‌వి గూడా కొన్నున్నాయి గదా! అవును. అవును. అవునవును. 'ప్రేమ్‌లీల.' హ్మ్.
ఆ! అది కూడాను. అట్లాగ కూడా కొన్ని కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయన్నమాటక్కడ మన తెలుగులో కూడాను. అయితే ఇక్కడ ఏంటి అనంటే వాళ్ళు, ఫ్యామిలీ డ్రామలు తీసారు అనంటే, ఇదివరకే స్టోరీ లైన్ అదంతా కూడాను. ఇదివరికి నచ్చినయి.
అవునవును. ఆల్రెడీ స్టోరీస్, అవునవునవును. అంటే వాళ్ళకు ఇక్కడ బ అక్కడ జనాలకి
హ్మ్. ఇదివరకి బాలీవుడ్డే టాపు. ఇండియా మొత్తంలో బాలీవుడ్డే టాపు ఒకప్పుడు. హ్మ్. కానీ, ఇప్పుడు గ్రాఫ్ కంపేర్ జేసుకుంటే టాలీవుడ్ కొట్టేసింది.
బాలీవుడ్ టాప్. అవును. అవును. సో, ఆడా ఆహ్, ఈ ట్రెండ్‌ని కంప్లీట్‌గా మార్చిన వ్యక్తి ఎవరు? ఏ సినిమాతో మొదలైందంటారు?
ఏ సినిమా తోటి మొదలైంది అని చెప్పేసనంటే 'బాహుబలి' అనే సినిమా తోటి మొదలైంది ఈ ట్రెండనేది.
ఓకే. బాలీవుడ్. అంటే, ఏంటక్కడ అంతగా జనాలకి నా నచ్చడానికి ఏ మో అంటే యాక్షన్?
హ్మ్. యాక్షన్. యాక్షన్. అంటే ఆ స్కేల్ ఆ స్కేలనేది వీళ్ళు హిందీలో 600, 300,00,00,000 పెట్టి సినిమాలు తీసినా గానీ, మన తెలుగులో అంత సినిమా అంత బడ్జెట్ లేకపోయినా గానీ మనకొచ్చేస్తంది అదంతా కూడాను. ఆహ్, గ్రాండియర్ అంటే ఆ చూయించే విధానము మొత్తం అంతా కూడాను చాలా చక్కగా ఒస్తదనమాట మనది బాహుబలి సినిమాలో. హ్మ్.
స్కేల్. ఆహా! అవునవును. ఆ! చాలా చక్కగొస్త అయితే ఈ సినిమా రిలీజయ్యాక నేను గూడా విన్నాను. సో, దీనికన్నా ఒక ముందు ఒక మంచి మూవీ కూడా రాజమౌళి గారిది రిలీజయింది. అదీ అప్పుడు రిలీజ్ చేసుంటే ఇంకా అప్పుడే ఎళ్ళిపోయేది. అలాంటి ఆ మూవీ ఏంటది? 'మగధీర' ఆ! 'మగధీర'. అవును. అదిల వెరీ గ్రాండర్‌గుంటది. లార్జ్ స్కేలుంటుంది గద అది.
హుహు. 'ఈగ.' మగధీరనా? మగధీరనా? హ్మ్. మగధీర సినిమా... చాలా అంటే చాలా బావుంటది సినిమా మగధీర అనేది. అది కూడానూ
సో, మనం మీకనిపిచిందా ఎప్పుడన్నా? అరే! అస్సలు సినిమా ఇది గదా! రివీరీ రిలీజవ్వాల్సింది.
బ వాస్తవంగా చెప్పాలనంటే నాకు 'బాహుబలి' కంటే మగధీర బాగా నచ్చింది సినిమా.
ఆ! నిజం. నిజం. ఆ రాజస్థాన్, జైపూరుసు అవునవును.
హ్మ్. ఆ రాజస్థాన్ కానీ, ఇవన్నీ కూడాను చాలా బావుంటాదన్నమాట. అంటే, ఇక్కడ చూడు నువ్వు ఆహ్, ఆంధ్రలో కథ మొదలైద్ది. ఉదయ్ ఘడ్‌లో ఇంతకు ముందులా జరిగిన స్టోరీ అనమాట. అదంతా కూడాను ఎక్కడ జూసుకున్న గానీ అలానే జరిగిద్దనమాట. ఆహ్, అంటే ఆ సింకనేదుంటది ఆ హిందీ ఓళ్ళకి మనకి.
అవును. అవును. అవును. జరుగుద్ది అవును. సింక్. అవునవునవును. కరెక్ట్ అండి. కరెక్ట్ జెప్పారు. అయితే నె ఇప్పుడు ఈ బాల్ బాలు బాహుబలితో స్టార్టయిన ట్రెండ్ ఇప్పటికి కొనసాగుతుందా అది?
హ్మ్. అలాగా అంటే హ్మ్. 100% కొనసాగుతుంది.
అవునా? సో, అంటే అవును. చెప్పండి.
ఎందుకో చెప్పనా? దాని తర్వాత రిలీజయిన 'కేజీఎఫ్ 1' చాప్టర్ 1, శాండల్‌వుడ్ అంటే
అబ్బా! అంటే మన 'కేజీఎఫ్' తెలుగు సినిమా కాదు కదా!
'కేజీఎఫ్' తెలుగు సినిమా కాకపోయినా కానీ, ఆ ఫార్మాట్‌లో 'బాహుబలి' లాంటి ఫార్మాట్‌లోనే వచ్చిందన్నమాట అది కూడాను. 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2' హ్మ్. అది తెలుగు సినిమా కాకపోయినా కానీ, అది దాంట్లో తీసినా గాని, బాలీవుడ్ వాళ్ళకది నచ్చింది.
అవును. ఒచ్చింది నిజం. వాస్తవం. అవును. అవును. ఆ! నిజంగా నిజంగా. అంటే ఆ! రకమైనటువంటి స్క్రీన్ ప్లే ఇది ఇ యాక్షన్ ఇది వరకు చూడలేదు. అవును.
యాక్షన్, యాక్షన్ గాని, స్క్రీన్ ప్లే కానీ, వాళ్ళకి కావాల్సిందేంటి హ్మ్. అది కావాల్సింది. వాళ్ళకి కావాల్సిందేంటి? అదంతా కూడాను ఆ యాక్షననేది వాళ్ళకుంది దాంట్లో.
నిజంగా. నిజంగా. అ అయితే ముఖ్యంగా ఇక్కడ జనాలకు, అక్కడ నార్త్ ఇండియా కామన్ పీపుల్‌కి బాగా కనెక్టవ్వడానికి ప్రధాన కారణమేంటి? ఇక్కడ మన హీరోలు ఉన్న టాలెంటా, స్టోరీ టెల్లింగా, మ్యూజికా, డాన్స్ పద్ధతులా ఏంటి ఎక్కువ?
హ్మ్. మ్యూజిక్, డాన్సు, స్టోరీ టెల్లింగ్, హీరోలు నచ్చడం, నచ్చకపోవటమన్నట్టు ఏమి లేదిక్కడ ఈ రోజుల్లో చెప్పాలని అంటే, కంటెంట్ అనేది మాత్రమే చూస్తున్నారు.
<chuckles> అవును. నిజం. వాస్తవమే అది. కంటెంట్ డిసైడ్స్ థ ఫ్యాక్టర్. కరెక్టే అండి. అవును.
అంతే. ఆ! కంటెంటనేది మాత్రం చూస్తా ఉన్నారు. కంటెంట్ బావుంది అని చెప్పేసనంటే దూసుకెళ్ళిపోతున్నారు సినిమాలకి.
దూసుకెళ్ళిపోతున్నారు. నిజం నిజంగా. సో, ఈరోజూ మనకు సినిమాల్లో కూడా ఎలా అయిపోయిందంటే కంటెంట్ ఆ హీరోలకి సంబంధం లేదు. కంటెంట్ ఉంటే అవును. అవును.
హ్మ్. అది. సరే. నువ్వలా అన్నావు కాబట్టి, నువ్వలా అన్నావు కాబట్టి, హ్మ్. మొన్న బాలీవుడ్‌కి సంబంధించి 'వార్ 2' అనే చిత్రంలో మన తెలుగు నటుడు నటించారు 'జూనియర్ ఎన్‌టి‌ఆర్' గారు. నటించారా? హ్మ్. హ్మ్. బాలీవుడ్ కంటే ఫస్ట్ డే మన తెలుగులోనే ఎక్కువ కలెక్షన్సొచ్చినియి.
అవును. 'జూనియర్ ఎన్‌టిఆర్' గారు. అవును. ఓహ్! నిజమా? వార్ 2? ఎందు ఆ! ఎందుకంటే మన హీరో ఉన్నాడనా?
అది. ఎందుకో చెప్పండి. హ్మ్. 'వార్ 2కి'. ఎందుకనంటే జనాలు జనాలు అలాంటి సినిమాలన్నీ కూడాను నచ్చట్లేదనమాట ముందల అక్కడ.
అక్కడ. అంటే ఆల్రెడీ చూసేసారు అట్లాంటివి. ఏముంది?
ఇట్లాంటియన్నీ చూసేసారు. మళ్ళా ఎంత తిప్పి కొట్టిన గానీ అయ్యే అని చెప్పేసి అనిపిస్తా ఉంది. ఎక్కడా? ఎక్కడి నుంచి తీసుకొత్తారు కథలన్నీ కూడాను కొత్త కథలు. కొత్త కథల్ని చెప్పే విధానం ఒకటుంటదనమాట. అంటే ఇప్పుడు నువ్వు చూసుకో. ఆహ్, పురాణాల్లో ఉన్న రామాయణాన్ని కానీ, అవన్నీ తీసుకొస్తున్నారు మన తెలుగు సినిమా వళ్ళు. మిరాయొచ్చింది మొన్న. హ్మ్. ఆ!
<chuckles> ఎంత తిప్పి హిట్టే గొట్టినా నిజంగా అవే మీరు జెప్పినట్టు. <chuckles> అవును. అవుడ్మా అవును. అవును. నిజంగా వాస్తవండి. మిరాయొచ్చింది. ఈ మధ్యలో కూడా కొద్దిగా ఏదో ఆహ్, గ్లింప్స్ రిలీజయినట్టుంది గదా!
ఏది వారణాసి గదా?
వారణాసి గూడా.
హ్మ్. వారణాసి రాజమౌళి గారి సినిమా అది రిలీజయింది. అంటే గ్లిమ్స్‌లో రిలీజ్ అయింది. దాంట్లో మళ్ళా చూడబోతున్నారింకా అవును. మళ్ళా బాలీవుడ్డొళ్ళేంటి రామాయణం అనే సినిమా తీస్తున్నారు. ఆల్రెడీ 'ఆదిపురుష్' అనే సినిమా తీశారు. 'ఆదిపురుష్' అనే సినిమా తీశారు. రాలేదు. మళ్ళా ఈసారి అది కూడా 6000000000 పెట్టి తీసారు. అవ్వలేదు సినిమా. అది మన తెలుగు నటుడు నటించారు 'ప్రభాస్' గారు నటించారు అవ్వలేదు. మల్ల ఇప్పుడు 'రణబీర్ కపూర్‌ని' పెట్టి 'సాయి పల్లవిని' 'సీత' క్యారెక్టర్‌లో 'యష్ కేజీఎఫ్' సినిమా యష్.
సో అవునవును. సో, మళ్ళీ ఇంకోసారి <chuckles> బాలీవుడ్‌నిషేక్ చేయబోతుందంటున్నారా? <chuckles> వాళ్ళు కూడా తీస్తున్నారు కదా నిజంగా! అవునవును. అవును. అవును. అవునవును. ఆ!
అతనొచ్చేసరికి దీంట్లో చేస్తున్నారన్నమాట రావణాసురుడి క్యారెక్టర్‌లో నాలుగు వేల కోట్లంట బడ్జెట్.
రావణాసురుడు క్యారెక్టరు. అబ్బబ్బబ్బా! 40000000000!
40000000000 బడ్జెటంట. ఆహ్, వరల్డ్ మొత్తం రిలీజ్ చేస్తున్నారంట సినిమాని.
అబ్బబ్బ! ఓహ్! మరి ఆ!
అంటే చూపించాలనుకుంటే ఒక కథని వంద రకాలుగా చెప్పొచ్చిక్కడ.
చెప్పొచ్చు నిజంగా! అంటే దానికి డైరెక్టరు ఎవరు ఇప్పుడు? మీరు చెప్పినటువంటి సినిమాకు ఇప్పుడు ఈ క్యారెక్టర్?
వంద రకాలుగా ఒక్కొక్క పాయింట్ అఫ్ వ్యూలో. ఆయన పేరు ఆయన పేరు నాకు తెలీదది ఆయన పేరు నాకు తెలీదు.
మళ్ళా సేమ్ 'ఆదిపురుష్' తీసిన వ్యక్తేనా? <laughs> 40000000000.
ఆ! కాదు కాదు. ఆయనెందుకు మల్లా తీస్తారు? ఆ! 40000000000 ఇంకా చేతిలో పెట్టినట్టే. అయితే ఇక్కడ డ్రెసింగ్ సెన్స్ కూడా చూడండి మీరు కావాలనంటే, బాలీవుడ్ వాళ్ళ దగ్గరకి కూడాను మన తెలుగు హీరోయిన్‌లెళ్లి నటిస్తం జరుగుతుంది. అంటే తెలుగు వాళ్ళంటే సౌత్‌లో నటించిన హీరోయిన్లు అక్కడ నటిస్తున్నారు. 'కీర్తి సురేష్' గారు కానివ్వండి ఈమె పేరేం పేరు 'శ్రీలీల'.
<chuckles> ఆ! అవును. ఓహ్! అవునా? 'శ్రీలీల' ఓకే. సో, ఇటు అన్ని భాషలో రె రెం
హ్మ్. 'నయనతార.' 'నయనతార' తోటి మొన్న 'షారుక్ ఖాన్' గారు సినిమా తీశారు. ఏం సినిమా అంటే 'జవాన్.'
'జవాన్.' అవును. అవునవును.
అది గూడా హిట్ అయింది. అది కూడా ఏంటి, అది కూడా ఏంటి, సౌత్ నుంచి ఎళ్ళి తీసిన సినిమాలో 10,00,00,00,000 కొడుతున్నాయిక్కడ.
హిట్ అయింది. నిజంగా. జవా తీసినవే అంటే మనకి ఆ సినిమా స్టో అవి స్టోరీస్ మనకిక్కడ కనెక్ట్ అయిపోయాయి ఎప్పుడో.
అంతే గదా! ఇప్పుడు 'యానిమల్' సినిమా ఉంది. ఒక ఫ్యామిలీ డ్రామా‌ని ఒక యాక్షన్ జోనర్‌లో తీసుకొచ్చి, 'సందీప్ రెడ్డి వంగ' గారు చూయించారు బాలీవుడ్‌లో.
అవును. అవును. అబ్బా! సూపర్ గదా! అది.
అస్సలు చాలా బావుంటది. చాలా బావుంటది అంటే ఎంత బావుంటదంటే, అంత బావుంటది.
కొంమందికి వయలెన్స్ అని నచ్చకపోవచ్చేమో గాని, మనము కొద్దిగా, కొద్దిగా ఈ సినిమా నా‌లెడ్జ్ ఉన్నవాళ్ళకి అవును. మ్యాటర్ కాదు. కరెక్టు. కరెక్టు.
ఇక్కడ వయలెన్స్ అనేది మ్యాటర్ కాదు. వయలెన్స్ అనేది మ్యాటర్ కాదు. ఆ! కనెక్టివిటీ అనేదుందిచూసారా! ఇందాక నేను చెప్పిన పదం కంటెంట్...
అవ్ ఆ! కంటెంట్. అయితే ఇక్కడ ఫ్యాను కల్చరు, మెగాస్ట్ ఆహ్, మెగా మెగాస్టార్, పవర్ స్టార్ ఇలా రాజకీయ సంబంధాలు, ఈ రెన్ ఈ 2 ఇండస్ట్రీ‌లో ఈ తేడా ఏంటి? ఎ ఎ వేరు వేరు రీతుల్లో ఇక్కడ పనిజేస్తుంటాయి.
కంటెంట్. హ్మ్. హుహు. బాలీవుడ్‌లో ఆహ్, బాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో ఇదంతా కూడాను ఇప్పుడు, నేననుకోవటం అయితే అంతరించి పోయిందని చెప్పేసనే అనుకుంటున్నాను.
ఏది ఈ రాజకీయ సంబంధాలనా? అవునా?
బాలీవుడ్డు. ఇట్లాంటియన్నీ కూడాను, ఈ ఈ స్టార్ హీరోలు కానీ ఉండొచ్చు...
ఉండొచ్చు. ఆ! అవును.
ఉండొచ్చు. కానీ, ఈ డామినేషన్ అనేది బయట నుంచి బాగా ఎక్కువైపోయింది వాళ్ళ మీద. ఏందనంటే, <sniffs> ప్యాన్ ఇండియా అని చెప్పేసని ప్రతి సినిమా రిలీజ్ చేస్తున్నారు.
అవును. <chuckles> రిలీజ్ జేసేస్తున్నారు రీజనల్ లాంగ్వేజెస్. అవును.
రిలీజ్ జేస్తన్నారు. అవ్వాలి. అలానే అవాల్లి. వాస్తవంగయితే నన్నడిగితే గనక. ఆ! అంతే. ఎందుకనంటే అది ఒక భాషా పరిమితానికి కాదు. మనందరం భారతదేశంలో ఉంటున్నాం. ఒక భాషా పరిమితానికి కాదనమాట మొత్తం అంతా గూడా, మన సినిమాలు దేశం మొత్తం చూడాలి.
నిజంగా. నిజంగా. కరెక్టే. మీరు కరెక్ట్ చెప్పారు. అవును. ఉన్నం. ఆహ్, బాలీవుడ్ మా ఇండియన్ సినిమా అంటే ఇండియన్ సినిమా అంతే. సో, అది బాలీవుడ్డా, టాలీవుడ్డా, ఇంకోటా కాదు. అవును. కరెక్టో.
అంతే. ఇన్ది టాలీవుడ్డా అనేది ఏం లేదు. ప్రతి సినిమా కూడా ఇప్పుడు మన తెలుగు వాళ్ళు మొత్తం అంతా గూడా రిలీజ్ చేస్తా ఉన్నారు బయా పైకి.
చేసేస్తున్నారు. అంటే ఇటీవల గూడా ఒక సినిమా బాగా ఆహ్, చాలా మంచి కలెక్షన్స్ ఒచ్చాయి. అది కూడా చాలా విపరీతంగా ఆడిందాంట.
ఆ! ఏం సినిమా అది?
ఆ! అది మన ఏది మన 'కేజీఎఫ్' ఆహ్, వీళ్ళు తీసిన సినిమా ఆ! సారీ 'కేజీఎఫ్' కాదండి. ఇదీ ఆహ్, కాదు కాదు. ప్ర మన కన్నడ 'రిషభ్ శెట్టి'.
ఆహా! 'ప్రభాస్‌' తోటి చేసింది సినిమా‌నా? 'కాంతార'.
'కాంతారా', 'కాంతారా', 'కాంతారా'. 'కాంతారా 2'.
ఆ! 'కాంతారా' చూస్తే నువ్వు 'కాంతారా' చూడు. ఇక్కడ ఒ అదొక ఎగ్జాంపుల్‌గా దీసుకో. 'కాంతారా' అదొక రీజనల్ సినిమా. ఒక ఊరు, ఒక పల్లెటూరులో ఒకా బ్ చిన్న దేవుడు, ఆ చిన్న దేవుడు గురించొచ్చింది. అంటే ఇక్కడ నువ్వు చూసుకో ఆ రిలిజియస్ ఫ్యాక్టర్ అనేది ఎంత ప్ ఆ! ఎంత ఇంపాక్ట్ చూపిస్తందనేది. ఆ దైవత్వం అనేది, ఆ దైవత్వం అనేది ఎంత చూస్తుందని చూడు, ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' తీసుకో ఓకేనా! 'రామ్ చరణ్' దాంట్లో 'అల్లూరి సీతారామరాజు' క్యారెక్టర్ చేశారు.
ఆ! అవునవును. ఒక ఊరు. అవును. చిన్న దేవుడు. అవును. నిజంగా. నిజంగా. రిలిజియస్ ఫ్యాక్టరూ అవునవును. అబ్బబ్బాబా! అది మస్తు, సూపర్ సీనండి! నిజంగా. కరెక్టే. అవును.
కదా! అవును. కానీ, నార్త్ ఇండియన్స్ అంటే, ఈ బాలీవుడ్డుకి సంబంధించిన ప్రజలందరూ కూడాను మధ్య మ హ్మ్. నార్త్ ఇండియన్స్ అంతా కూడాను, రాములవారు ఒచ్చేసారు అని చెప్పేసి అనుకున్నారు థియేటర్‌లో.
ఆ! అవును. అబ్బబ్బాబా! నిజంగా అది ఎమోషనతో నిజంగా కన్నీళ్ళు ఒచ్చేస్తుంటాయి, చాలా మందికి <chuckles> థియేటర్‌లో.
అదే గదా! మొత్తమంతా కూడాను. ఆ రాములవారు నాకొచ్చారు. అంటే తె ఆ రాములవారి క్యారెక్టర్‌ ఊహించుకున్నారనమాట అక్కడ.
అంటే, మన కల్చర్ అంటే, ఇ అంటే మన ఇండియన్ కల్చర్‌ని ప్రొజెక్ట్ చేయడంలో, మన టాలీవుడ్ చాలా ముందుంది. బా బాలీవుడ్ కంటే, ఇప్పుడు మీరు చెప్పినట్లు.
బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ చూసుకో, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరెలా ఉంటంది మన టాలీవుడ్‌లో? మ్యూజిక్ డైరెక్టర్సు ఒక్కల్లె మ్యూజిక్ డైరెక్టర్లు కొడతారు మన దాంట్లో. అక్కడ నలుగురైదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు. ఆ కల్చర్ చూసుకొచ్చి, మన దగ్గర ట్రై జేస్తానికి చూశారు కానీ, అవ్వలేదది పని.
అబ్బబ్బాబా! అవును. అవును. అవ్వలేదు. అవ్వలేదు. కరెక్టే. మీరు జెప్పారు.
ఎందుకంటే, మన దాంట్లో ట్రై జేసారు, 'సాహో' సినిమాకి ట్రై జేసారు.
ఆ! ఆహా! అవునా?
ఆహ! 'సాహో' సినిమాకి ట్రై చేయటం మల్ల 'శంకర్ ఈషన్ రాయ్' ఆ సినిమాకి చేయాల్సింది.
చేయాల్సిందే. ఆ! మరిప్పుడెవరు అంటే, సరిగ్గా వర్కౌట్ అవ్వలేదా?
ఆహా! ఆ సినిమాకి మారిపోయిందన్నమాట. తరవాత తరవాతగా ఒక్కొక్క పాట, ఒక్కొక్కలు చేసుకుంటొచ్చారు. 'సైకో సై' అనుంది, ఆ పాట 'అనిరుద్' చేసాడు ఇలాగుందనమాట. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరొచ్చేసి 'గిబ్రాన్' చేశారు. ఏంటంటే, బాలీవుడ్‌లో ఆ కల్చరుండేది. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ చేత, ఒక్కొక్క పాట చేయించుకోవాలని చెప్పేసని. దాన్నే టాలీవుడ్‌కి తీసుకొచ్చారు. మళ్ళా ఏంటి? ఈ ఫ్యాక్టర్ సక్సెస్సయింది, 'సందీప్ రెడ్డి వంగా' సక్సెస్ అయ్యాడు మళ్ళా.
చేసుకుంటొచ్చారు. ఆ! ఆ! అవును. ఓకే. ఆహా! తీసుకొచ్చారు. సక్సెస్ అయ్యాడు. అంటే అబ్బా! అది మీరు 'యానిమల్' మూవీ‌లో మీరు చూస్తే ఆ ఒక పంజాబీ బ్యాక్‌గ్రౌండ్ ఆ వయొలెన్స్ సీన్‌లో ఉన్నప్పుడు సో మీరు ఎలా దీసుకున్నారు? అసలు అది ఎలా ఎ ఎ మీకెట్లా అనిపిచ్చింది ఆ వెనకాల? ఆ పంజాబీ. అవును.
హ్మ్. ఎందుకనంటే చూడు 'యానిమల్' సినిమాలో అవును. హుహు. సీ 'యానిమల్' సినిమా అనేది 'యానిమల్' సినిమాది నాకు, నాకు బాగా మనసుకు నచ్చిన సినిమా అన్నమాట.
నిజంగా. నిజంగా. ఆ! అంటే ఎలా ఎ ఎందుకంత మనసుకు నచ్చింది అంటే ఏం ఫ్యాక్టర్స్ మీకు అక్కడ? నాన్న
మనసుకి నచ్చిన సినిమా. ఆయన నాకు మా నాన్నంటే ఇష్టం. పిచ్చి ప్రాణం అనమాట నాకు మా నాన్నంటే.
ఓకె. ఆ!
ఆ! ఒక నాన్నని ప్రేమించేవోడు ఆ నాన్న ప్రేమించే సినిమా చూస్తున్నాడు అని చెప్పేసనంటే నువ్వింక అర్థం చేసుకో ఎలా ఉంటదనేది.
ఇంగా నిజంగా కానీ నిజంగా వాస్తవం. అయితే ఈ ఆన్‌లైను, ఓటీటీ మరియు పాన్ ఇండియా ఫిల్మ్స్ ఒచ్చినప్పటి నుంటి నిజంగా ఈ బాలీవుడ్, టాలీవుడ్ పాపులర్ కల్చర్ చాలా తేడా కనిపిస్తుంది గదా!
హ్మ్. అంటే హుహు. నా ఎవరు అంటే అంతా చాలా తేడా కనపడతుంది. ఏంటి అనంటే వాళ్ళు పాపం రిలీజ్ మంచి సినిమాలే తీస్తన్నా కానీ, అవి ట్రెండింగ్‌లోకి కూడా రావట్లేదు కనీసం.
కదా! ఆ! ఎలా? అవునవునవును. ఎట్లా? ఎందుకట్లా అంటారు? అవును. ఆహ్, అంటే దానికి ప్రధాన కారణం ఏందీ?
హ్మ్. అంటే అలా కంటెంట్ అనేది, కంటెంట్ అనేది వాళ్ళు విడిచిపెట్టి బయటికి రావాలి ఆ కంటెంట్‌ని. జనాలు ఏం నచ్చుతుంది? ఏం నచ్చుతుంది? అంటే ఇప్పుడు లవ్ స్టోరీసున్నయి. లవ్ స్టోరీస్‌ని ఎంత కాడికి అదే తిప్పి తిప్పి చెప్పిచ్చిన గాని నచ్చదనమాట.
ఆహా! మీరు చెప్పినట్టు నిజంగా ఆ! అయితే ఒక విమర్శ గూడా ఉంది. బాలీవుడ్ వాళ్ళు ఒక హై క్లాస్ సొసైటీ‌కి తగ్గట్టు సినిమాలు తీస్తారు. కామన్ మ్యాన్ వదిలిపెట్టేశారని విమర్శుంది. అది మీరు ఎంతవరకు నిజమంటారు?
హుహు. ఎగ్జాక్ట్‌లీ. అంతేగా మరి! అంతేగా మరి! అంతేగా మరి! నువ్వు అంటే నేనిందాకడ చెప్పినట్టుగా, రీజనల్ సినిమాలనేయి చూయించు. రీజనాలిటీ అనే చూయించు. ఒకవేళ రీజినాలిటీ అనేది చాలా మిస్సయిద్ది. ఎందుకు? వాస్తవంగా చూస్తే గనుక చాలా సినిమాల్లో ఇప్పుడు రీసెంట్‌గా ఒచ్చిన సినిమాల్లో గూడా చూసాం మనం. ఆ రీజనాలిటీ అనేది మిస్సయిద్ది. ఎక్కడ తీస్తున్నారు? ఏ భాషలో ఉంది? ఏ ఊర్లో ఉంది? ఏంటి అనేది ఏమర్థం కాదు అసలకి.
ఆ! అది. అవునవును. మిస్సవుతది. అవునవును. మిస్సవుతుంది. అవును. ఎక్కడో, అర్థం గాదు అవును నిజంగా. సో అయితే మనకి ఇక్కడ ఇప్పుడు దక్షిణ భారతంలో 4 రాష్ట్రాలు ఉన్నప్పటికి గూడా రీజనంటున్నాం గాని, అట అటు ఉత్తర భారతదేశంలో కూడా ఎన్నో రీజనల్‌ ఉన్నాయి గదా! వాళ్ళు పట్టుకోవచ్చు గదా! స్టోరీస్.
హ్మ్. హ్మ్. అవును. ఉన్నాయి. కానీ చూయించుకోరు కదా! ఎందుకని? ఇప్పుడు ఆహ్, మలయాళం సినిమాలున్నాయి. మలయాళం సినిమాలు వాళ్ళు రీజనల్ చా రీజనల్ సినిమాలు ఎంత బావుంటాయి చెప్పు.
ఎందుకట్లా పా అంటే ఏంది ప్రధాన కారణం? ఆ! చాలా బావుంటాయి. మరి ఎందుకు ఇక్కడ ఇప్పుడు రాజస్థానీ, మధ్యప్రదేశ్, కోల్‌కట్టా ఇవన్నీ చాలా ఉన్నాయి గదా! యు యూ పీ, బీహార్.
హుహు. చాలా ఉన్నాయి. కానీ అయన్నీ కూడా చూయించుకోరు వాళ్ళు. అవన్నీ కూడాను అదొక పల్లెటూరుంది. ఆ పల్లెటూరులో నుంచి ఎలా కథలు పుట్టిచ్చాలనేది కథలు రావట్లా. కొత్త కథలు రావట్లా. కొత్త కథలొచ్చినయి అని చెప్పేసనంటే చాలా బావుంటదనమాటంతా.
ఓకే. అంటే మనం ఇక్కడ మన దక్షిణ భారత డైరెక్టర్లు క్రియేటివిటీ‌లో కొద్దిగా ముందంజ ఉన్నారని అని చెప్పాలి అయితే.
కొంచెం ముందలున్నారు. కొంచెం ముందున్నారు కొంచెం గాదు చాలా వరకు ముందున్నారనమాట.
ఆ! నిజంగా. నిజంగా. చాలా వరకు అంటే ఇప్పుడు ట్రెండయితే ఇక్కడ కొనసాగు ఇది మరి ఇలానే కొనసాగుతుంది అనుకుంటారా? లేకపోతే మళ్ళీ బాలీవుడ్ డామినేట్ చేస్తదనుకుంటున్నారా?
హ్మ్. చెప్పలేం. చెప్పలేం. ఎక్ అంటే మీరు చూడండి, గమనించండి. ప్రజల తాలూకు అవసరాలు కానియండి, ఆలోచనలు కానియండి, ఏదన్నా గాని పది సంవత్సరాలకొకసారి మారతా ఉంటది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు మన అదృష్టం <giggles> బావుందని చెప్పేసనుకోని మన టాలీవుడ్డోళ్ళు <giggles> అలా ఉన్నారంతే. ఎవరు ఏ టైంలో వస్తారనేది తెలీదు ఏమో చెప్పలేము తరువాత తమిళ్ వాళ్ళు తీయొచ్చు, మలయాళం వాళ్ళు తీయొచ్చు, కేర అది కన్నడ వాళ్ళు తీయొచ్చు. హినడివా హిందీవాల రావచ్చు. ఏంటి అనంటే ఎలాగన్నా గాని ఈ భారత దేశం ఇది మొత్తం అంతా కూడాను అన్నట్టుగానే ఉండాలనమాటంతా. అందరం కలిసి క కలిసి, మెలిసి ప్రతీది కూడాను చూడాలి ప్రతి సినిమా కూడాను. హ్మ్.
అవును. మారుతా ఉంటుంది. <chuckles> అవును. అవును. చెప్పలేం. ఎటూ ఎక్కడ రావచ్చు? రావచ్చు. అవునండి. అవును. అవును. నిజంగా అండి! చక్కగా చెప్పారు ని నిజంగా. అవును. అవునండి. సో బాలీవుడ్, టాలీవుడ్ పాపులర్ కల్చడ తేడా గురించి మంచి చాలా చక్కగా జెప్పారు. ఇంకొకసారి మంచి విషయం గురించి మళ్ళ మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
హుహు. తప్పకుండా. తప్పకుండా. తప్పకుండా. ధన్యవాదాలు.
ధన్యవాదాలు. ధన్యవాదాలు.